అయితే అండి మన జీవితంలో చాలామందిని కలుస్తూ ఉంటాము. అంటే కొంతమంది తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోతారు. కొంతమంది మనతోనే బంధాన్ని మెరుగుపరుచుకొని ఉంటూ, ఉంటారు. కానీ కొంతమంది ఎట్లా అంటే అండి "మనం బాధలో ఉన్నప్పుడు మనకి తోడుగా ఉంటూ, మనకేదన్నా కావాలన్నప్పుడు సహాయం చేసినప్పుడు, అంటే వాళ్ళని ఎలాగా పోలుస్తామంటే దేవుడే వాళ్ళని సాక్షాత్తు భగవంతుడే వాళ్ళని పంపించినట్టు" అన్నట్టు పోలుస్తామనమాట. అలాగన్ అలాగండి మీకు మీ జీవితంలో, మీకు నిజంగా సహాయమిచ్చిన ఒక వ్యక్తి గురించి, ఒక సంఘటన గురించి చెప్పగలుగుతారా?
హ్మ్. అవును నిజంగా. ఆహ్, హ్మ్. నాకు ఆహ్, హ్మ్. అంటే ఇద్దరున్నారు. బట్ నాకు మో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ టైమ్‌లో అయితే నా ఉపాధ్యాయురండి. ఒక నా సోషల్ టీచర్ సెవెన్త్ వరకు నేను ఒక స్కూల్లో ఉన్నాను. దాని తర్వాత ఎయిథ్, నైన్త్, 10థ్ వేరే స్కూల్‌కి జాయినయ్యాననమాట. ఆహ్, ఐఐటీ ఫౌండేషన్ కోచింగ్‌కి అని చెప్పేసి, వేరే దగ్గర వెళ్ళాల్సొచ్చింది. అయితే ఆహ్, సోషల్ స్టడీస్ టీచర్ మూర్తి గారని ఆహ్, ప్ దాదాపుగా ఒక 20,25 నుంచో అద్దే స్కూల్లో అదే సోషల్ స్టడీస్ చెప్తూ వచ్చారు.
హుహు. ఓకే. హుహు. ఓకే. ఓకే. ఓకే. హుహు. హుహు. అబ్బ! ఎంత అనుభవమండి, 25 అంటే!
<sniffs> ఆ! అదే కదా! సోషలంటే మనకి డిఫరెంట్, డిఫరెంట్స్ ఉంటదిగా! లైక్ పొలిటికల్ సైన్సు, ఆహ్, జాగ్రఫీ, హిస్టరీ ఆహ్, హ్మ్. ఎకనామిక్సుంటది కదా! ఆయన అన్నీ కవర్ చేస్తారు. ఒక్కటి కాదు, అన్నీ. హ్మ్. ఆహ్, హిస్టరీ బా చెప్తరూ. అన్ని చెప్తరు. సివిక్స్ ఎవ్రితింగ్. హ్మ్. అయితే ఆహ్, హ్మ్. ఎయిత్ క్లాస్‌లో, నేను జోయిన్ ఆహ్, స్కూల్‌కెళ్ళినప్పుడు, సోషలు ఆహ్, అనే టోపికొచ్చినప్పుడు, ఆ సార్ రావడం, ఆహ్, హ్మ్. ఆయన అప్పటికే ఏజ్‌డ్ అండి. హ్మ్. మంచి కొంచెం ముసలా ముసలతను లాగే కనిపిస్తారనమాట. కానీ, ఆయనకున్న అనుభవం, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, అప్ టు డేట్ ఉంటది నాలెడ్జు. అంటే, ఇ ఎ ఎప్పడినుంచి చెప్తారంటే, 'వాజ్పేయి' కాలం నుండి, 1920స్, 1930స్ నుంచి చెప్పుకుంటొస్తారు. మన ఇండియన్ హిస్ట్
హుహు. హుహు. ఓకే. హుహు. ఓకే. హుహు. హ్మ్. ఓకే అండి. హ్మ్ హుహు. ఓకేకే. హుహు. ఓకే. అండి. హుహు. ఓకే. అంటే అతను కరిక్యులమ్ ప్రకారమే కాకుండా, వేరేవి కూడా చెప్తూ ఉంటారా అండి? జనరల్ నాలెడ్జ్ పాయింట్స్ అండ్ అల్. అంటే అన్ని చెప్తారా?
అవును. అవును. ఆ! ఈ ఈ రోజుల్లో జరిగిన ప్రతి ఒక ఇన్సిడెంట్, మనకా రోజుల్లో పేపర్లో ఎక్కువుండేది. ఆహ్, ఎక్కువ ఎ ఎ ఎ చూసేవాళ్ళు కూడా. అంటే లైక్ పేపర్స్ చదివేవాళ్ళు కదా! సో, అలాంటి కరెంట్ అఫైర్ ఇన్సిడెంట్స్ కూడా తీసుకొచ్చి, చెప్తూ ఉండేవారనమాట. అయితే, ఆయన 1 అవర్ క్లాస్‌లో, మాకు చెప్పే విధానము, మమ్మల్ని ఇన్వాల్వ్ చేసే విధానము, ఒక సంఘటన ఒక హిస్టరీ గురించొక సంఘటన చెప్తున్నారంటే, నిజంగానే క్యారెక్టర్స్ మన ముందు ప్లే అయితున్నట్టుంటదనమాట.
ఓకే. హుహు. ఓకేకే. అద్భుతం! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. మీకు విజుఅల్స్ కనిపించేస్తూ ఉంటాయనమాట. హ్మ్.
ఆ! అద్భుతంగా! ఆ! ప ఆయన ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇన్స్ ఆహ్, మన ఫ్రీడమో వచ్చే టైంలో, ఆహ్, ఒక 10 ఇయర్స్ ఎలా ఉండిందని కూడా, చాలా అద్భుతంగా చెప్పారండి ఆయన. ఆహ్
హుహు. ఓకే. అంటే ఫ్రీడమ్ వచ్చిన 10 సంవత్సరాల ముందు గురించా అండి?
హ్మ్. ముందు గురించి, దాని తర్వాత ఎలా ఉంది? 'ఇందిరాగాంధీ' ఆహ్, ఎమర్జెన్సీ ఆయన చూశారు స్వతహాగా 'ఇందిరాగాంధీ' 'ఎమర్జెన్సీ.' ఆ టైంలో ఆయన ఫీలింగ్స్, అంటే, అయన్నీ నాకు చెప్పుకుంటూ వచ్చిన వచ్చిందేంటంటే, నేను తెలియకుండా ఏంటంటే, సైకొలాజికల్‌గా ఆయన క్లాస్ కోసం వెయిట్ జేస్తూ ఉండెదాన్ని.
ఓకే. హుహు. ఓకే. ఓకే. ఎప్పుడప్పుడు సర్ వస్తారు. ఎప్పుడెప్పుడు అని చెప్పి, మీరు వేచి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. హ్మ్.
అవును. అండ్ ఆయన నాకు తెలియకుండానే ఆయన మీద చాలా గౌరవం బెరిగి‌పోయింది. ఇంక ఒకటి ఏంటంటే, ఆయనకు ఉన్న నాలెడ్జ్ కని కాదు. ఆయనకున్న వ్యక్తిత్వం కూడా. అంటే ఎంత కామ్ ఉంటారంటే అండి అసలు. అంత పొజిషన్‌లో ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉందండి మొత్తం మా సిటీ మొత్తంలో సోషల్ టీచర్‌గా. <sniffs> ఆహ్, హైదరాబాద్ కూడా వచ్చి చాలా వరకు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. కాని అంత పొజిషన్‌లో ఉండొక ఉపాధ్యాయుడిగా, ఆయనకి ఇంత కూడా గర్వము, ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఏమీ లేదు. ఎంత ఆహ్, ఎంత డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్ మానేస్ట్ ఉంటారంటే, ఒక బాగా చదివే పిల్లవాడి దగ్గర నుంచి అసలు ఏమి అర్థం కాని పిల్లవాడికి అందరికి కూడా ఒకటే సమానత్వంతో ఒకటే ఆహ్, పేషెన్స్‌తో సమాధానం చెప్తారనమాట.
ఓకే. హుహు. హుహు‌హు. ఓకే. ఆ! హుహు. ఓకే. అద్భుతము. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఉపాధ్యాయుల్లోనే ఒక అరుదైన రకం అని జెప్పి అనుకోవచ్చండి. జెప్పాలంటే.
అవును. నిజం. ఆ! చాలా చాలా అద్భుతమైన అంటే, జనరల్‌గా ఏంటంటే మనం ఒక పొజిషన్‌కెళ్ళినప్పుడు. ఆ పొజిషన్ మనల్ని కన్స్యూమ్ జేస్తది. ఆహ్, నేమ్ ఆ విజిబిలిటీ. ఆయనకి ఏంటి ఆ నేమ్, ఆ విజిబిలిటీ 2 కన్స్యూమ్ చేయలేదు. ఇంకా నేను నార్మల్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులనే నాకు తెలిసి నేను చెప్తున్నాను అనే దాన్లోనే ఉంటారు అనమాట ఆయన. అయితే ఆయనకు ఉన్న కామ్‌నెస్ అదంతా గూడా, నాకు చాలా గ గ ఆమ్, గౌరవాన్ని పెంచేసింది. <sniffs> అలా ఏంటంటే నేను ఆహ్, సో ఆహ్, సబ్జెక్ట్‌లో గూడా ఎక్కువ అమ్ యా ఆహ్, మెరుగుప మెరుగుపరుచుకున్నాను నేను. ఎగ్జామ్స్‌లో ఎక్కువ ఇది అవ్వడము. ఏదైనా డిబేట్ కాంపిటీషన్ పెడతారనమాట. సర్ మాకు. <sniffs> ఆహ్, అందులో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఎప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది.
నిజంగా. నిజంగా‌నే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హుహు‌హు. ఓకే. అండి. హుహు. ఆ! అవునండి. ఓకే. అంటే, అంటే మీకు క్లాస్‌లో యాక్టివిటీలాగా డిబేట్‌లాగా కూడా పెట్టేవారనమాట. అంటే నిజంగా అండి. మీరు చెప్తుంటే నాకు అర్థ‌మైతుంది. ఎంత మంచి ఉపాధ్యాయుడు. పిల్లలకి చదువుతో పాటు ఇట్లాంటివి కూడా ఉండాలి. చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి బా చెప్పేవారనమాట మొత్తానికి.
పెట్టేవారు. ఆ! అవును. అవును. అయితే అలానే ఇంక అదే టైంలో ఏంటంటే ఆహ్, నేను ఫేవరెట్ స్టూడెంట్ అయిపోయాను ఆయనకి. <sniffs> సో, ఎయిత్, నైన్త్, 10థ్ గూడా, మొత్తం ఆయన ఏంటంటే కంప్లీట్ ఫే నేను ఆ వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని. పూజలకి పిలిచేవారు. <sniffs> ఆమ్, దా ఆ సార్ వాళ్ళ పాప వాళ్ళు వచ్చినప్పుడు బర్త్‌డే‌స్‌కి పిలిచేవారు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయాననమాట. అలా అలా ఏంటంటే, 10థ్ అయిపోయిన తర్వాత. నాకు నా ఉన్న క్లిష్టమైన ఒక స్టేజ్ ఏంటంటే ఇంటర్. ఇంటరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే ఆహ్, ఆ టైమ్‌లో 10థ్ తర్వాత ఏంటంటే, మనం సొంత నిర్ణయాలు తీసుకునే స్టేజ్‌లో ఉండం. ఏది మంచిది ఏది చెడ్డది అని మనకు తెలియదు కదా. మనం ఇంకా స్టేజ్‌లో పేరెంట్స్ అండర్‌లోనే ఉంటాం. <sniffs> సో, ఆ రోజున నా అంత కమ్యూనిటీ మొత్తం గూడా, మన తెలుగు వాళ్ళ కమ్యూనిటీ మొత్తం గూడా ఇంటర్ ఇంటర్ ఇంటర్ అనుకుంట అటే వెళ్ళిపోయారు కాబట్టి. నన్ను గూడా అటే జాయిన్ చేపించడం జరిగింది. అయితే ఇంకా ఇంటర్‌లో ఏంటంటే, జాయిన్ అయిన తర్వాత, నాకు నాకు ఉండాల్సిన ఆహ్, చాలెంజ్ బ్రైన్‌కి లేదు. అండ్ ఆహ్, మొత్తం గర్ల్స్ హోస్టల్. అది వాళ్ళు ఒక జైల్‌లో బంధించినట్టు. ఆ టైమ్ టేబుల్ అండ్ ఆ‌ల్ నాకు సెట్ అవ్వలేదు.
హ్మ్. హుహు. ఓకే. హుహు. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. అవును. ఉండమండి. హ్మ్. నిజంగా. హ్మ్. హుహు. ఓకే. హుహు. అవునండి. ఓకే. ఓకే. హ్మ్. అంటే మిమ్మల్ని మీరు ఒక పరిధిలో ఎసేసుకొని, గిరి గీసుకొని ఉన్నట్టు అనిపించింది అన్నమాట మీకు.
అయితే అనిపించింది. నాకు అట్లా నచ్చదు. ఆహ్, ఎక్స్‌ప్లోరింగ్ ఇష్టం. సో, ప్లసు, అట్లనే చదివితేనే ఐఐటీ వస్తదనేది నేనెందుకొ నాకు ఫస్ట్ నుంచి నచ్చలేదు. బట్, జాయిన్ చేపిచారు. సో, నేను డిప్రెషన్‌లోకేళ్ళిపోయా. బేసిక్‌గా, అప్పటివరకు 10థ్ వరకు ఏంటంటే, సి నాది సీబీఎస్ఈ కాబట్టి, కొంచెం ఆహ్, హ్మ్, డిఫరెంట్ డిఫరెంటు ఆహ్, బౌండరీసెమీ లేకుండా ఎక్స్‌ప్లోర్ ఎక్స్‌ప్లోరేషనేక్కువుంటది చదువులో, సీబీఎస్ఈ. అలా ఉన్న సీబీఎస్ఈ చదువు నుంచి, సడెన్‌గా దీనిలో పడిపోయేసరికి ఇబ్బంది పడ్డా. సో, నేనేంటి నాకు ఎవరూ లేరు. ఎవరికీ జెప్పుకోవాలి ఏంటనేది లేదు. ఎప్పుడు నేను ఇంటికొచ్చినా గాని, నేను ఫస్ట్ నా స్కూల్‌కెళ్ళిపోయి, సర్ దగ్గరికెళ్ళిపోయేదాన్ని.
ఓకే. హ్మ్. ఉహూ. అయ్యయ్యో! ఓకే. అవునండి. అవునండి. హూహూహూ. ఓకే. ఉహూ. ఓకె. అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్ వచ్చినా కానివ్వండి, ఒక ఏదైనా షేర్ జెసుకోవాలన్నా సర్ దగ్గరికెళ్ళిపోయేవారు అన్నమాట మీరు.
ఆ! అంటే ఎక్కువ ఆహ్, అలానే ఆహ్, ఫస్టయితే నేను షేర్ చేసుకుంది, నా ఇబ్బంది ఇంటర్ వల్ల. ఆహ్, నేను ఫస్ట్ టైం ఎలా ప బాగా ఏడ్చుకుంటూ, డిప్రెషన్‌లో సర్ దగ్గరికెళ్ళిపోయి ఆహ్, స్టాఫు ఆ ఉండే ఆహ్, రూమ్‌లో డైరెక్ట్‌ నన్ను పిలిచారు. నేనేళ్ళి ఆయనకకెంటంటే, నేను డైరెక్ట్ కింద కాళ్ళు, ఫస్టు ఎల్లంగలోనే కాళ్ కాళ్ళు పట్టేసుకుంటా. అంటే కాళ్ళు దండం బేట్టేసి పక్కన కూర్చుంటా. లైక్ శ్రీ
ఓకే. ఆ! ఉహూ. ఓకే. అంటే, అంత గౌరవం అన్నమాట మీకు ఆయనంటే. హ్మ్.
ఆ! అర్జునుడు ఎట్లా శ్రీకృష్ణుని పాదాల దగ్గర కూర్చుంటాడో అలా. నేనెప్పుడూ ఆయన పక్కన అలా కూర్చొని, ఇట్లా మామూలుగా చెయ్యి పెట్టేసి మాట్లాడేస్తూంటా అనమాట. ఆయన పక్కకు లేపి కూర్చోబెట్టారు. ఆ రోజు, "ఏం జరిగింది," అన్నారు. <sniffs> సర్ ఇట్లా అయిందని చెప్పి నేను ఏడుస్తూ ఉన్నా. ఆయన అన్ ఆహ్, అక్కడున్న మ్యాడమ్‌కి చెప్పి ఆహ్, ఫుడ్ తెప్పిచ్చి, నాతో నాకు పెట్టిచ్చి, దాని తర్వాత అయన, "సరే చెప్పి ఏం జరిగిందంటే?" ఇట్లా చెప్పా, సర్ నాకు అవ్వట్లేదు సర్, నాకున్న ఎబిలిటీకి నేనేందుకొ ఆగమైపోతున్నాను అనిపిస్తుంది. అసలు చాలా డిప్రెషన్‌లో ఉన్న, లైఫ్ ఎటేళ్తుందో అర్థమవ్వట్లేదు. లో ఫీలింగోస్తుంది. అసలు ఇది అంటే. <sniffs> "అయితే నీకొక విషయం చెప్పాలి. బట్ నువ్వు నీకు బెటర్, అనిపిస్తది అని చెప్పి నేను చెప్తున్నాను" అని చెప్పి ఒక నాకు ఒక విషయం జెప్పారు. ఏంటంటే
ఆ! ఆ! అవునండి. అవునండి. ఉహూ. ఉహూ. ఓకే. హ్మ్. అవును. హ్మ్. అంటే, అతనికి మీకు అ అతనికర్థమైపోయిందండి. మీకంటే, అతనికే మీ గురించి బాగా తెలుసు అని చెప్పి నాకైతే అర్థమైందనమాట చెప్పాలంటే. హ్మ్.
అవును. అవునవునవును. నా గురించి తెలుసు. అంటే, నేను ఎంత పట్టుదలగా ఉంటాను ఉన్నప్పుడు, ఆహ్, ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాను, ఎంత హ్మ్, వీక్ గూడైపోతాను, వల్నరబుల్ ఉంటాననేది ఆయనకి తెలుసు బాగా. సో, ఆయన ఏమన్నారంటే, "సీ, 10థ్ అయిపోయిన తర్వాత, నేను మా ప్రిన్సిపల్‌కి జెప్పి ఆహ్, మీ పేరెంట్ డ్యాడీని రమ్మన్నాను. ఆహ్, సో, ఆహ్, కాలేజ్‌కొచ్చారనమాట నేను నార్మల్‌గా నీ పెర్ఫార్మెన్స్ గురించి, వాటి గురించి మాట్లాడుతున్న టైమ్‌లో నేను చెప్పాను, 'పాపకి ఉన్న ఎబిలిటీకి ప్లస్ 1, ప్లస్ 2లో జాయిన్ జెపిచ్చి ఈ ఈ టెకు కాకుండా ఆహ్, ఒక ఎకనామిక్స్ సైడో, లేకపోతే వాటి సైడో, జాయిన్ జెపిస్తే పాప చాలా ముందుకెళ్తది. ఒకసారి ఆలోచించండి అని చెప్పి' నేను సలహా ఇచ్చాను." <sniffs> ఆహ్, అంటే, అవునా సర్! నాకు తెలీదిది అంటే, బహుశా డ్యాడీ చెప్పుండరు. బట్ నేను జెప్పాను ఎందుకంటే నేను కూడా అది చూసాను నీలో. బట్ ఇట్స్ ఓకే. డ్యాడీ వాళ్ళు ఏమనుకున్నారు ఆహ్, తను ఆహ్, రిస్క్ తీసుకోవద్దు! ఆహ్, ఈ మొత్తం ఇప్పుడు బీటెక్ ఉంటేనే ఆహ్, మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఉంది. కాబట్టి, రిస్క్ తీసుకోవద్దని జెప్పి జాయిన్ చేసారు అలా ఆలోచించుకో. బట్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ 2 ఇయర్స్‌యే నీ లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేయవు. దాని తర్వాత నువ్వు ఆహ్, హ్మ్, ఏం చేయాలనుకుంటున్నావో కూడా నీ చేతుల్లోనే ఉంటది. ఆహ్, అప్పుడు ఒకవేళ నా సలహా కావాలన్నా గాని అప్పుడు నేనిస్తా. నీకు అనిపిస్తే వెల్దుగాని డ్యాడీ వాళ్ళతో చెప్పు" అన్నట్లు అన్నారు.
హ్మ్. ఓకే. హూహూహూ. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఉహూ. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకె. ఉహూ. హ్మ్. హ్మ్. అవునవును. అవును. ఓకే. ఓకే. ఖచ్చితంగా. హ్మ్. ఉహూ. ఓకే. ఓకే. ఆ! అండి.
అలా నేను ఒక 2, 3 టైమ్స్ సర్‌ని ఆ విషయంలో కలవడం జరిగింది. 1 ఇయర్‌లోనే, 1 ఇయర్‌లో. ఆ
ఉహూ. అంటే అండి ఆహ్, ఇప్పుడు మీ సర్ మీకు మొత్తానికైతే మంచి సలహాలు ఇచ్చేవారు. మానసికంగా మంచి మెంటల్ స్ట్రెంత్, మెంటల్ సపోర్ట్‌గా అయితే ఉన్నారు మీకు. ఆ సమయంలో మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, ఎలాగ సపోర్ట్ చేసేవారండి? అంటే, సర్ కంటే బాగా చేసేవాళ్ళా? లేకపోతే సర్ కంటే తక్కువ చేసేవాళ్ళా?
హ్మ్. హ్మ్. సో, హానెస్ట్‌లి ఏంటంటే, పాపం మా పేరెంట్స్‌కి, ఆహ్, డిప్రెషన్ అంటే ఎలా ఉంటది, పిల్లలు ఎలా ఇబ్బంది పడతారని ఆ టైంలో తెలీదండి. ఎందుకంటే వాళ్ళకి ఆహ్, చాలా ఎర్లీగా మ్యారేజైయింది. మేము పుట్టాము, వాళ్ళకి లైఫ్ చూడలేదు పాపం వాళ్ళు. ఎందుకంటే, బోత్ ద సైడ్స్ ఒక్కొక్క పేరెంట్ లేరు వాళ్ళకి. సో, నేను వాళ్ళ నుంచి ఏంటంటే, అంత స్టెబిలిటీ ఎక్స్‌పెక్ట్ చేయను. సో, నేను గూడా ఏంటంటే వాళ్ళు అంత అర్థం చేసుకోలేరు కాబట్టి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాను ఆ విషయంతో.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. అవునవును. అవును <sucks teeth> ఓకే. ఓకే. హ్మ్. ఉహూ. ఓకే. ఓకే. అదెండి.
సూన్ ఆహ్, సూన్ వాళ్ళకి తెలీదు. ఇప్పటికి కూడా దెలీదు ఆ టైమ్‌లో నాకు ఇట్ల జరిగింది అనేది తెలీదు. ఆహ్, ఇప్పుడు అంటే వాళ్ళు మారారనుకోండి వేరు. బట్ నాకు సారే సపోర్ట్. ఆ టైమ్‌లో. ఫ్రెండ్స్ గూడా ఎవరు లేరు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేనెవరికి జెప్పుకోలేకపోయా ఆహ్, హాస్టల్లో ఉన్నవాళ్ళు. ఓన్లీ సార్. ఎందుకంటే సార్‌కి ఇన్ అండ్ ఔట్ నేను దెలుసు. నా ఎబిలిటీస్ ఏంటి? నేను ఏం చేస్తే బెటర్? నా క్యారెక్టర్ ఏంటి? అనేది చాలా ఇది. ఆయన ఏంటండి <sniffs> నా ఇంటర్ అయిపోయిన తర్వాత నన్ను రమ్మని క్లాస్ ముందు 10థ్ క్లాస్, నైన్త్ క్లాస్ ఆహ్, స్టూడెంట్స్ ముందు నా ఒన్ ఆఫ్ ద బెస్ట్, బెస్ట్ స్టూడెంట్స్. ఆహ్, ఈ బుక్ ఇచ్చేసి ఒకటి ఆహ్, ఒక టాపిక్ చెప్పమంటే అనర్గళంగా ఒక వన్ అవర్ మాట్లాడేస్తది సోషల్‌ల్లో. ఆహ్, బ బెస్ట్ క్యారెక్టర్ అని జెప్పేసి నన్ను <chuckles> నిల్చోబెట్టి మరి సార్ అలా జెసారు. <chuckles>
హుహు. హ్మ్. ఓకే. ఓన్లీ సార్‌కీ. హ్మ్. హుహు. హ్మ్. హుహు. హుహు. అబ్బ! హుహు. ఓకే. నిజంగండి. మనకి అంటే మీకు ఆ సమయంలో ఎంత గర్వంగా అనిపించి ఉండొచ్చు. అంటే కళ్ళో నుంచి కళ్ళలో నుంచి నీళ్ళు గూడా ఒచ్చిండచ్చు, ఆనంద భాష్పాల ద్వారా. అంటే నిజంగా గెలిచాను అని అన్నట్టు అనిపించిందా అండి మీకు అప్పుడు ఆ సమయంలో?
ఒక్కటి జెప్పాలంటే లేదు లేదు. నేను అస్సలు గర్వబడలేదండి. నే నాకేంటంటే నాకు సార్ అంత పైన ఉంటారు. సార్ నన్ను పొగుడుతుంటే నేను గర్వం అసలు పడను. నాకు ఎందుకొ రాదు, ఈ రోజుటికి రాదు.
హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఆ! అండి.
అంటే నేను ఇంకా, నాకేమి తెలీదన్నట్టే జూస్తా.
హ్మ్. హ్మ్.
అంటే ఆయన పొగుడుతున్నారంటే జస్ట్ అట్ల చూస్తున్నా అంతే నేను. నేను ఏ నా కళ్ళమ్మ నీళ్ళు తిరగలేదు. నేను గర్వపడక కాని ఒకటైతే ఉంది. ఇంత మంచి ఒక అలాంటి ఒక ఉపాధ్యాయుడ్నుంచి నేను పొందిన గ ఆహ్, నేను పొందిన రెస్పెక్ట్ ఉంది జూడండి. దానికి నాకు నేను ఆహ్, నాకు నేను సెల్ఫ్ ఆహ్, ఇది క్రియేట్ జెసుకున్నా. అంటే
హ్మ్. హ్మ్. అవునండి. అంటే సభాష్! అనుకున్నారన్నమాట.
ఆ! అంటే నాకనిపి అంటే నా లోపల గూడా అలాంటిది ఉంది కాబట్టి ఆద్ అంతటి వాళ్ళు గూడా నన్ను గుర్తిస్తున్నారు అని.
ఖచ్చితంగా. అంటే మీలో ఆ టాలెంట్ ఉంది గాబట్టే గుర్తించారన్నమాట. ఖచ్చితంగా. హ్మ్.
హ్మ్. సో, ఆయన ఇచ్చిన ఆ సహాయం, ఆ 2 ఇయర్స్ ఏదైతే ఉందో దాని తర్వాత ఆయన చేసింది నాకు క్లాస్ ముందు, అది నాకు చాలా కాన్ఫిడెంట్‌ని ఇచ్చిందండి. నేను డిప్రెషన్‌లో నుంచి బయటికి రావడానికి, దాని తర్వాత నేను ఢిల్లీ వెళ్ళి చదువుకోడానికి నా బీటెక్ అన్నిటికీ గూడా దూ ఆహ్, సహాయాన్ని ఇచ్చిందనమాట. అది పెద్ద సంఘటన నా జీ జీవితంలో. టర్నింగ్ పాయింట్.
హుహు. ఏహ్! హ్మ్. ఓకే. అంటే నిజంగా అండి. అంటే ప్రతి ఒక్కరికి ఇట్లాంటి వ్యక్తులు ఖచ్చితంగా కావాలి. ఎందుకనంటే మీరు జెప్పినట్టు చాలామంది అంటే వాళ్ళకి చెప్పుకోడానికి రాదు. అంటే నిజంగా వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారనేది వాళ్ళకే అర్థం గాదన్నమాట చెప్పాలంటే. అ అయితే అండి మీ సార్ నుంచి అంటే, మొత్తానికైతే మీకు సపోర్ట్ ఇచ్చారు. అంతా అద్భుతమే. అంటే ఇంకా ఏమేం నేర్చుకున్నారండి. అంటే సంఘటన ద్వారా మీరేం నేర్చుకున్నారు? సార్ నుంచి ఏం నేర్చుకున్నారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. సా సా హ్మ్. ఆయనేంటంటే హ్మ్. 30 ఇయర్స్, 35 ఇయర్స్ నుంచి అదే ఉపాధ్యాయులుగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? ఆయనకి తృప్తినిచ్చే ఉద్యోగం అది. దానికంటే ముందు ఆయన ఏం జెద్దాం అనుకుంటున్నారు. ఏం చేయలేకపోయారు అనేది చెప్పారు. అంటే ఆయన ఏంటంటే నాకు లైఫ్‌ని 'వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్' తీసుకొని వెళ్ళు. ఇట్స్ ఓకే. నీకు అన్నీ, అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ అదే సమయంలో లేక అంటే ఇంగ్లీష్‌లో ఒకటి ఉంటుంది. 'ఇట్స్ ఓకే నాట్ టు హావ్ ఆన్సర్స్ టు ఆల్ ది క్వెషన్స్' అని.
అవునండి. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. నిజంగా నిజంగా అండి. అంటే ఆ సమయంలో అవునండి. ఆ సమయంలో మనకి ప్రతి ప్రశ్నకి జవాబు ఉండాల్సిన అవసరం లేదు. దానంతటికి అదే ఒచ్చేస్తాయన్నమాట ఖచ్చితంగా. హ్మ్.
ఆ మూమెంట్‌లో. హ్మ్. అవసరం లేదు. ఒచ్చేస్తే "అండ్ దట్స్ లైఫ్" అని జెప్పారు. "నీకన్నిటికి జవాబులు రావు. నాకు తెలుసు నువ్వు ఎంత క కంపల్సివ్ ఉంటావు. అన్ని తెలుసుకోవడానికి. బట్ లైఫ్ అనేది అలా ఉండదు. ప్రాక్టికల్‌గా చూడు. లివ్ ఇన్ ది మూవ్మెంట్. ఇప్పుడు నీకీ 2 ఇయర్సె డిసైడ్ అవ్వు. ఒక మూవ్మెంటు, ఒక ఒక సంవత్సరం ఎవ్వరి జీవితాన్ని నిర్ణయించదు. ఏప్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఓన్ ఫేస్‌లో ఉన్నారు." సో ఇప్ అనేది ఆయన నాకు అప్పుడు చెప్పినప్పుడు నాకు తెలీదు. ఆ స్టేట్మెంట్ నాకు ఎప్పుడు గుర్తుంటది. దాని తర్వాత నాకు బిటెక్‌లో బాగా రియలైజ్ అయింది అన్నమాట. ఆ స్టేట్మెంట్.
హుహు. హ్మ్. ఓకే. హ్మ్. నిజంగా. ఆ! హ్మ్. ఖచ్చితంగాను. అద్భుతం. నిజం. ఓకే ఓకే. నిజంగా అండి. 'లివ్ ఇన్ ద మూమెంట్' అన్నట్టు చెప్పారు గదా! అంటే ప్రెజెంట్ మూమెంట్‌లో బతకాలి. ఆహ్, చిరునవ్వుతోనే ఎంజాయ్ చేయాలి. సుఖసంతోషాలతోనుండాలి అనేది నిజంగా అండి. చాలా వాస్తవం అనమాట. జీవితం చాలామంది నేర్చుకోవాలి అది. అంటే ఏం జరగకపోయినా గానీ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఏదో జరిగిపోయినట్టు ఊహించుకొని చేస్తూ ఉంటారు. చెప్పాలంటే.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. నిజం నిజం.
హ్మ్. అద్భుతమండి. మీకు అంటే నిజంగా సహాయం ఇచ్చిన ఒక సంఘటన గురించి అంటే, దాంట్లో కీలక పాత్ర పోషించిన మీ ఉపాధ్యాయుడి గురించి చాలా అద్భుతంగా జెప్పారండి. మీ ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. చాలా బా అనిపించింది మీతోని మాట్లాడి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
తప్పకుండా మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలు.